<giggles> అవునవును. ఆహ్, ఎస్పెషల్లీ ఆహ్
దాని వల్ల ఆహ్, ఇటు సైడ్ ఉన్న పర్సన్ అది అపార్థం చేసుకోవచ్చు. కొన్ని టైమ్స్ ఏమైతది అంటే హ్మ్.
అవునవును. అండ్ ఇంకోటి గూడా అవుతుంది. ఏంటంటే ఆహ్, అవసరం లేకున్నా గూడా ఎమోజీస్ పెట్టాల్సొస్తుంది. ఏంటంటే, ఆ! నేను మంచిగా స్మైల్ ఇస్తూనే అన్నాను, అనొక స్మైల్.
ఆ! అది మనం జేస్తూ ఉంటాం ఎక్కువ. నాకు అనిపిస్తూ ఉంటది గర్ల్స్ ఆర్ టూ ఎక్స్‌ప్రెసివ్ అని జెప్పేసి, బాయ్స్ ఏమో మొద్దుల్లా ఉంటుంటారు కొన్ని సార్లు.
<chuckles> అవును. అసలు అవునవును. ఓ అది గూడా వన్ వర్డ్ రిప్లైస్ ఇస్తారు, ఇచ్చేది గూడా. గన్ <chuckles>
అబ్బా! అది టూ ఇరిటేటింగ్ అసలు. అది మాత్రం టూ ఇరిటేటింగ్. ఆహ్, హ్మ్. ఓకె. ఇవి అయితే అసలు ఎందుకులే.
యాహ్!
చాలా ఇరిటేటింగ్‌గా ఉంటాయి కదండీ అవి. మనం ఇప్పుడు మంచి మన మనం మంచి ఫ్లోతో మనం ఏదన్నా చెప్పాలనుకుంటున్నాం, షేర్ చేయాలనుకుంటున్నాం, చెప్తుంటే, అవునా! అలా అయ్యిందా! అని చెప్పి ఒక ఆహ్, డిఫరెంట్ ఎమోజీనో లేదా స్టిక్కరో పెడితే బాగుంటది గానీ, ఆ! ఓకే. ఆ! హ్మ్. అంటే మనకి ఆహ్, ఆహ్, పోతదన్నమాట షేర్ చేసుకోవాలి అని.
ఓకే. అ అవును. హ్మ్. అవును. <giggles> అయితే మ్ అర్థం గూడా గాదు. మళ్ళీ ఫోను జేస్తే బానే మాట్లాడతారు. అదేంటి చాట్ ఇలా జేశావు? అంటే, "ఆ! అంతే. గ అలానే గదా! చేసేది. ఓకె, అన్నా కదా!" ఇంకేం గావాలి నీకు.
ఆ! అవును. ఆహా! నేనేమన్నా భూతన్నానా, ఓకే కదా! అంది. ఇంకేమన్నాను అంటుంటారు. అవును. అస్సలు.
అవునవును. సో, ఇది నెవర్ ఎండింగ్ యూనివర్సల్ ప్రాబ్లమ్ అనే జెప్పాలి అబ్బాయిలకి, అమ్మాయిలకి. సో, మీరు ఆఫ్‌లైనూ కలిసినప్పుడు ఆహ్, మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీ భావ ప్రకటన కానియండి, ఎమోషన్స్ కానియండి, ఆహ్, మంచిగా మీరు వివరంగా చెప్పగలరు గదా! అది ఇన్‌ఫార్మల్ మీటింగ్‌లో బాగా పనికొస్తదంటారా? ఫార్మల్ మీటింగ్‌లో మీకు అడ్వాంటేజ్ అవుతదంటారా?
అవును. అవును. అదింకా హ్మ్.

ఓకే. ఓకే. నేనొక సినారియో ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాట్రిమోనియల్ సైట్‌లో చూస్తున్నారనుకోండి, మ్యాచెస్ కోసం. ఆహ్, సడెన్‌గా ఒక అబ్బాయి తోని మీకు ప్రొఫైల్, బయో డేటా అంతా నచ్చింది. అయితే కలుద్దాం అనన్నాడు ఆయన. అంటే వితౌట్ పేరెంట్స్ ఓన్లీ ఆహ్, గ్రూము, బ్రైడు. అయితే మీరు ఎలా అప్రోచ్ అవుదామనుకుంటారు? ఎలా సేఫ్‌గా ఫీలవుతారు? ఎలా తెలుసుకోవాలనుకుంటారు ఒక మనిషి గురించి? అంటే ఫోను మా ఓకే, మీరు ఫోను మాట్లాడుకున్నారు. అంతా ఎక్స్‌చేంజ్ అయిపోయింది ఇన్ఫర్మేషను. బట్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి ఒకవేళ ఆఫ్లైన్ కలుద్దామనుకుంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు దీసుకుంటారు?
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఆహ్, ఫోను‌లో కొన్నాళ్ళు మాట్లాడుకున్నాం మొ ఆ పర్సన్ గురించి నాకు మొత్తం దెలిస్తేనా?
హ్మ్. యాహ్!
లేదంటే ఫస్ట్ మీటే కలిచేద్దామని.
ఆ! అంటే ఫస్ట్ మీటేం గాదు. ఒక ఒక న్ వారం రోజులు మాట్లాడుకున్నారు. ఓకే, నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్దామని కలుద్దామనుకున్నారు. ఆహ్, మీ మమ్మీ వాళ్ళు గూడా ఓకే అన్నారు. ఆ తరువాత మీరెలా నెక్స్టు స్టెపు ఎలా దీసుకుంటారు? అంటే ఇంక్లూడింగ్ మీరు ఎలా రెడీ అవుతారో, దాని గురించి చెప్పండి ఫిజికల్‌గా కలవడానికి? <giggles>
ఓకే. ఓహ్! ఆ! తలుచుకుంటేనే కొంచెం చాలా నర్వాస్‌గా ఉంది. ఆహ్, ఆ సినారియోని, ఎందుకంటే, నేను పర్సన్ ఇంట్రోవర్ట్ అనమాట. పెద్దగా మాట్లాడను కొంచెం భయం, భయంగా ఉంటాననమాట. ఇంక రెడీ అవ్వడం అదంతైతే మంచిగా ఓ చుడీదార్ ఎసుకుంటాము, కొంచెం మంచిగా కనిపించడానికి. ఎందుకంటే, ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్‌ అంటుంటారు. గాబట్టి కొంచెం మంచిగానే మనల్ని మనం ఆహ్, కనిపించడానికి కొంచెం బానే రెడీ అయ్యి ఎళ్తాము. బట్ కొంచెం మాట్లాడడంలో ఏమో, ఉప్మా జేస్తానేమో అని నాకనిపిస్తూంటది.
ఓకే. <chuckles> అవునవును. ఓకే. యెస్. యెస్. హ్మ్. <chuckles> ఏంటంటే ఫోనులో 1 ఇయర్ మాట్లాడినా కంఫర్టబుల్ గానే ఉంటది. కానీ సడెన్‌గా ఫేస్ చేయాల్సోచ్చినప్పుడు, ఆహ్, బటర్ ఫ్లై‌స్ గానియండి, ఆ భయము అసలు అన్ని కలిపొచ్చేస్తాయి గదా! సో, మీరు ఇంట్రోవర్ట్ అయినా కూడా ఆహ్, బయటికి కనపడకుండా ఒక కాన్ఫిడెంట్‌గా ఎలా ప్రిటెండ్ చేయగలుగుతారా? హాయి ఆహ్, ఎ రండి కూర్చోండి అనడము. ఇంకేదన్నా?
అవును. అవును. అవును. హ్మ్. అమ్మో! చాలా కష్టమండి. చెప్తుంటేనే నాకు కాళ్ళు వణుకుతున్నాయి. అంటే <smacks lips> ఆహ్, మనకి కొంచెం ఫియరేక్కువ, భయమేక్కువ, నెర్వస్ ఆహ్, ఇక సిస్టమ్ మొత్తం వణుకుతూ ఉంటదన్నమాట. అంటే, ఫస్ట్ ఇనిషియేషన్ ఎప్పుడు అపోజిట్ పర్సనే దీసుకోవాలి ఈవెన్ ఇన్ ఫ్రెండ్షిప్స్.
హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఓకే.

ఆహ్, యాక్చువలీ మనం ఫార్మల్ మీటింగ్స్ అనుకోండి. లైకిప్పుడు మనం మేనేజర్‌ని గలవాలి, లేదా పెద్ద టీమ్ లీడ్‌ని గలవాలి. ఇలాంటి టైమ్స్‌లో అయితే హ్మ్, ఆహ్, టెక్స్ట్ మెసేజె‌సే కొంచెం బెటరేమో అనిపిస్తుంటది. అదే వాళ్ళని పర్సన్ టు పర్సన్ కలిచామనుకోండి, కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇయ్యాల్సొస్తది, ఇంకెక్కువ వొంగాల్సొస్తది. ఇదన్నీ జేయాల్సొస్తది. అదే టెక్స్ట్ మెసేజెస్ అనుకోండి యాహ్! అవును.
హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. కొంచెం భయము అది కూడా ఉంటది. అంటే సడెన్‌గా ఒక మాట దొర్లుతాము అని, కాస్త భయం కూడా ఉంటది. యాహ్! యాహ్! ఓకే.
అవును. ఇంగా ఏంటంటే, మనం <smacks lips> ఆహ్, కొంచెం ఏమంటారు దాన్ని? ఫియర్ అనమాట లోపల. ఆ ఫియర్ వల్ల కొంచెం దానికైతే మెసేజెసే బెటర్. ఎందుకంటే అది ఫార్మలే గాబట్టి. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్‌తో మనకు పని లేదు. మనకు అవ్వాల్సింది ఆహ్, ఆ పని అంతే. ఫార్మల్. సో, టెక్స్ట్ మెసేజెసే బెటరు. హ్మ్, బట్ ఇన్ఫార్మల్‌కి మాత్రం ఖచ్చితంగా మనం ఆహ్, కాలే మాట్లాడాలి లేదా, పర్సన్ టు పర్సనే గలవాలి. లేదంటే మన ఎమోషన్స్ అనేవి సరిగ్గా ఆహ్, మ్యాచ్ అవ్వవన్నమాట. వాళ్ళు ఒకటనుకుంటారు. మనమొకటి అనుకుంటాం.
ఓకే. <chuckles> అవును. అవునవును. అండ్, ఇన్ఫార్మల్‌లో ఆహ్, ఏంటంటే మనకి గ్రీటింగ్స్ కూడా హాయ్, హలో అని కాకుండా ఒక హగ్గో, హ్యాండ్‌షేకో ఇలాంటివి చేస్తాం కాబట్టి ఆహ్, అంటే మనకు ఫీలింగ్ ఉంటది. యాక్చువల్లీ మనం కలిసినాము అనే ఫీలింగ్, టచ్ చేసినప్పుడు. సో, అది ఆన్‌లైన్‌లో ఎప్పటికీ రాదు గదా! సో, అది కూడా ఒకటి. యాహ్! యాహ్! యాహ్!
హ్మ్. అవును. అవును. ఖచ్చితంగా రాదు. ఖచ్చితంగా రాదసలది. ఆహ్, ఇన్ఫార్మల్‌కి మాత్రం అదే బెటరు. బట్ ఫార్మల్‌కి మాత్రం ఐ వుడ్ 100% ప్రిఫర్ ఇదే. <chuckles> ఆ! టెక్స్ట్ మెసేజెసే జేస్తాను.
ఓకే. అయితే ఇలాంటి మీటింగ్స్, మీటింగ్స్ ఫ్రీగా అయిపోతాయి గదా! ఆహ్, ఆఫ్లైన్‌కెళ్తే కేఫేకో, కాఫీకో ఎళ్లి పే చేయాల్సొస్తది గదా! సో <laughs>
ఆ! మళ్ళీ ఆ బిల్ మన మీద వడతది.
యాహ్! యాహ్! డెఫినైట్లీ మీరేమంటారు దాని గురించి?
అవునండి. ఖచ్చితంగా. ఫార్మల్ మీటింగ్స్ అయితే మళ్ళీ వాళ్ళు ఆహ్, <smacks lips> ఒకవేళ బిల్ పే చేస్తానన్నా గానీ, మనం ఓవర్ రెస్పెక్ట్‌తో అహా! వద్దు సార్, వద్దు మేడం, నేనే పే చేస్తాను ఆహ్, అని చెప్పేసి చెప్పుకోవాల్సొటుంది. ఎందుకంటే ఆహ్, తప్పదింకా ఆ టైంలో.
<chuckles> అవును.

అవునవును. ఈవె ఆ అలా ఇప్పుడు మీరు చెప్పిన సినారియోలో అయితే అది ఖచ్చితంగా అది ఆహ్, పర్సనలా గదా! ఎందుకంటే మనం లైఫ్ అంతా అక్కడ ట్రావెల్ చేయాల్సుంటుంది. కాబట్టి మనం ఒక సంవత్సరం మొత్తం చాట్ జేసుకొని ఫిక్స్ చేసుకోలేం గదా! ఎందుకంటే, ఆహ్, మనుషులు ఎప్పుడూ ఫేక్ చేస్తూ ఉంటారు. ఈ ఆన్‌లైన్ మన చాటింగ్‌లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంతమంది మనమిందాక మాట్లాడుకున్నట్టు ఇమోజిస్ పెట్టొచ్చు కదా! వాళ్ళు ఆ ఎమోజిస్ పెట్టకపోయినా ఫేక్ చేయరు. బట్ కొంతమంది ఆ ఎమోజిస్ పెట్టి గూడా ఫేక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్‌తొ ఆడుకోడానికి.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవునవును. ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ ఈ ఇలాంటి సైట్స్‌లో అయితే ఇంకా ఎక్కువ జరుగుతుంటాయన్నమాట స్కామింగ్సు. సో, చాలా జాగ్రత్తగుండాలి. పేరెంట్స్ పర్ పర్యవేక్షణలో చేయాలి, ఏం చేసినా. మాట్లాడినా సరే ఫోన్‌లో. ఏం చేసినా ట్రాన్స్‌పరెంట్‌గా, హెల్తీగా మాట్లాడితే మోసపోకుండా ఉంటాం అట్‌లీస్ట్. జెన్యూన్ కనెక్షన్ ఒచ్చేంత వరకు.
కాబట్టి అవును. అవును. హ్మ్. అవును. హ్మ్. అవును. చాలా మోసాలు జరుగుతున్నాయి అసలు, ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసుకొని, అది ఆన్‌లైన్ షాపింగ్ అవ్వచ్చు, లేదా ఈ మ్యాట్రిమోనియల్ సైట్‌లోనే అవ్వచ్చు. మా అన్నయ్య అయితే 150000 బూడిదలో పోసినట్టయిపోయింది మొత్తం.
ఓకే. హ్మ్. పోయాయా? <chuckles> అయ్యో! ఓకే. ఇలాంటివి కామన్ అయిపోయాయి.
ఆ పిల్ల దొరికింది లేదు, పెట్టింది లేదు గాని
అవునవును. చాలా జాగ్రత్తగుండాలండి. డబ్బులు అసల పెళ్లి అయ్యాక అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళ మీద గాని. అంతకు ముందు అసలు ఏమి ఇవ్వకూడదు.
అయినా ఆ! వాళ్ళ మీద కాదు. అంటే వీళ్ళు తీసుకుంటారు గదండీ! లైక్, మేము మీకు ఇలాంటి మ్యాచెస్ చూయిస్తాము, ఆహ్, లేదా బ్రోకర్స్ ఆ సైట్‌లోనే ఉంటారు. వాళ్ళే ఆహ్, ఆఫీషియల్ ఆఫీస్‌లోనే కట్టిచ్చుకున్నారు. 50000 కట్టిచ్చుకున్నారు. మేము 2 మంత్స్‌లో మీకు ఈ సిటీలో బెస్ట్ అమ్మాయిల లిస్ట్ పంపిస్తాము, లేదా ప్రీమియం తీసుకోవాలన్నమాట.
బ్రోకర్సా! ఓకే. ఓహ్! ఓకే. ఓకే. ఓకే. ఇప్పటికీ ఇదో ఇప్పుడు కుదిరిందా?

ఆ! ఆ <giggles> సైట్‌లో పాపని గాదు జేసుకుంది, వేరే అమ్మాయిని జేసుకున్నాడు. ఇప్పుడికి అదే రిగ్రెటయితాడు వాడు.
<laughs> <chuckles>
ఏ నా ఖర్మా అని జెప్పి.
అయ్యో! <giggles> ఓకే. ఓకే. వు ఫొ కథ సుఖాంతం అట్లీస్ట్. హ్మ్.
అంటే, వీళ్ళతో చాట్ చెయ్యాలన్నా గానీ హుహు చాట్ చెయ్యాలన్నా గానీ, కాల్ చెయ్యాలన్నా గానీ, ప్రీమియం దీసుకోవాలననమాట ఎకౌంటు. సో థట్, వీళ్ళు మనీ పే జెయ్యాల్సుంటుంది.
హ్మ్. అవును. నంబర్స్ రావడానికి గదా?
ఆ! అవును. నాకు ఇవిదంతా నాకప్పుడే దెలిసింది, ఏంటి ఇలా కూడా జేస్తన్నారా అని జెప్పి. చాలా బిజినెసయిపేంది మొత్తమసల ఆన్‌లైన్.
అలానే ఉంటదిప్పుడంతా బిజినెసే అయిపోయింది. ఇంకోటేంటంటే, అమ్మాయిలకు గూడా, అమ్మాయిలు వెతకడానికి ఎలా ఉందంటే, వాళ్ళు కట్ ఒక బ్యూరో‌కెళ్ళిందనుకోండీ, మీకు సాఫ్ట్‌వేర్ హస్బెండ్ గావాలంటే ఇంత ప ఇంత క ఫీజు, ఎన్ఆర్ఐ హస్బెండ్ గావాలంటే ఇంత ఫీజు, ఆహ్, నార్మల్ ప్రైవేట్ జాబయితే ఇంత ఫీజు. అంటే, కొనుక్కుంటున్నామనమాట లిటరల్లీ గోల్డ్, సిల్వర్, ప్లాటినం ప్యాకేజ్‌స్. <giggles>
హ్మ్. అమ్మా! అది. అదే గదా! అసలు వింటుంటేనే దారుణంగా ఉంది. ఎలా అయిపోయిందిరా సమాజం అని జెప్పేసి. ఒకప్పుడూ అరేంజ్ మ్యారేజెసంటే ఏంటి, మా చుట్టాలబ్బాయున్నాడు, మీ చుట్టాలమ్మాయుంది, చేసుకుందాము అన్నీ బావుంటే అన్నట్టుండేయి. ఇప్పుడు అలా గాదు. నీ ప్రొఫెషన్ దగ్గట్టు, నీ కలర్ దగ్గట్టు, కాస్టన్నట్టు అయిపేయింది. బిజినెస్సే ఇది గూడా.
<giggles> యాహ్! యాహ్! అవును. మళ్ళీ డౌరీ ఇష్యూసు. ఎంత బెడుతున్నారు, ఎంత గోల్డ్ బెడుతున్నారు, ఎంత ఆస్తుంది. అవునవును.
ఆ! ఆ! అబ్బాయికేమిస్తున్నారు. ఏ అంతో ఏవంటారు, ఇచ్చి పుచ్చుకోడమంటారనమాట. మీరు మాకింతిస్తే, మేము మీకిస్తాం.
అంటే, ఇచ్చిపుచ్చుకోడాలు, పోతలు మనిష్టముంటే పెట్టుకోవాలి గానీ, ఫోర్స్‌ఫుల్‌గా అయితే ఆహ్, అప్పులు చేసి మరీ, తలా తాకట్టు పెట్టి మరీ చేసేంత అవసరం లేదనే అనుకుంటున్నానసలు.
అది చాలా ఫూలిష్‌నెస్ అది మారాలనమాట. ఇప్పడికైనా మారితే బావుండు.
అవును. అవును. ఎలాగైనా చెయ్యాలి అని గాదు కుండ్ కాదు కానీ, ఏ మంచబ్బాయి దొరికితే చాలు. అంటే, వాళ్ళకదృష్టం గూడుండాలండి ఆడపిల్లలకి నిజంగా. ఆహ్, మంచి హస్బెండ్ రావాలంటే. ఓకే. మీరు ఆ ఆన్‌లైన్ మీటింగ్స్ గురించి కానీ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ గానీ, చాలా చక్కగా వివరించారు. మీ మీరూ మీ ఎమోషన్స్ గురించి గానియండి. ఆహ్, తప్పకుండా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
అవును. అవును. ఖచ్చితంగా. మీతో మాట్లాడడం గూడా చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.